ఓకె. అయితే ఎప్పుడైనా కొన్ని విభేదాలనేవి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వస్తాయి గదా! అట్లా మీ టీమ్‌లో గాని ఇప్పుడు ఆఫీస్‌లో గాని లేకపోతే ఇంకెక్కడైనా ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఇలా ఓపెన్ కమ్యూనికేషన్ పెట్టుకోవడానికి ఏదైనా ఇంప్లిమెంట్ చేసారా? మీ టీమ్‌లో గాని ఎక్కడైనా?
ఆ! ఎంత మాట్లాడతాం? హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఓపెన్ కమ్యూనికేషన్ అంటే అప్పటికప్పుడు ఏమంటారు దీన్ని ఒక రోజున పెట్టుకునేవాళ్ళము. సాయంత్రం పూట ఆఫీస్‌లో. ఒక 4:00 ఆహ్, ఫోర్ ను 4:00 నుంచి 4:30 వరకు. ఆ టైం పెట్టుకునేవాళ్ళము ఇలాగ. ఒక అరగంట మాలో మా మాలో మాకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న చేసుకున్నా గాని. అంటే మాక్సిమం అందరితోటి కలుపుకుంటానే ఎళిపోయెవాడిని. ఆహ్, ఈ మేనేజర్‌లతోనే అప్పుడప్పుడు కొంచెం హార్ష్‌గా మాట్లాడతా ఉండేవాడినన్నమాట. ఆళ్ళకీ అది నచ్చేది.
ఓకె. ఆహా! ఓకె. ఓకె. మేనేజర్‌లతో కొంచెం పడేది గాదా?
మేనేజర్‌లతోటి పడేది గాదు. కానీ ఆళ్ళకి నచ్చేది. తరువాత సాయంత్రం అయిన తరువాత ఇద్దరం చ సాయంత్రమెళ్ళేటప్పుడు అడుగుతానన్నమాట. <gasps> పద యెళ్లి బీర్ తాగుదాం అని చెప్పేసని. అక్కడ మాకు ఆఫీస్‌లోనే కాఫెటీరియాలో ఉండేయన్నమాట బీర్‌లు. <sniffs> ఇద్దరం కూర్చొని <laughs> అవును. హ్మ్. ఫారిన్ కంట్రీ కాబట్టి.
అయ్యయ్యో! ఓకె. అంటే ఫారెన్ కంట్రీ కాబట్టా? ఓకె. అయితే అప్పుడప్పుడు ఇలా కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయి గదా! ఇలా కాన్‌ఫ్లిక్ట్స్‌ని అసల మీరు ఎలా హ్యాండిల్ జేస్తారు? అంటే పర్సనల్‌గా కామ్‌గా ఉం
ఆ! ఇద్దరం కూర్చొని ఇలా మాట్లాడుకునే వాళ్ళం. కాన్‌ఫ్లిక్ట్స్ అని చెప్పేసినంటే నేనూ నేను మళ్ళా అక్కడినుంచి వచ్చేసిన తరువాత ఫారిన్ కంట్రీ నుంచి వచ్చేసిన తరువాత నేను రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేశాను. ఆ రెస్టారెంట్‌లో ఫస్ట్ టైమ్ ఒక గొడవ.
ఆహా! ఓకె.